అవును. కరెక్టే. అంటే, ఇప్పుడీదే అన్ ఆహ్, మీరూ అంటే, బా చెప్పారు, పని, కుటుంబం అన్నీ ఉండాలి. బట్, ఇప్పుడెలా ఉందంటే, పని ఒత్తిడి వల్ల, ఆ సమయమనేది కుదరట్లేదు. అంటే, అలిసిపోడం అనో గానీ, లేపోతే ఆ ఒత్తిడీ, ఆ చిరాకు అనడం గానీయండి, ఏదైనా గాని, అది కుటుంబం మీద కూడా చూపిచ్చేతత్వం చాలా మందిలో ఉంటుంది. <smacks lips> అంటే, ఆఫీస్‌లో ఎం చేయలేక, మళ్ళీ ఇంట్లో వచ్చి, అబ్బా! ఇప్పుడే గదా వచ్చింది, కాసేపాగు, ఎందుకు ఊరికే విసిగిస్తావు, ఇట్లాంటియి, విసుక్కోడం గానీ, లేకపోతే వాళ్ళకి వాళ్ళే అనుకోండి, యాహ్, ఇప్పుడు నేనేం జేసుకుంటాలే కాసేపు రెస్ట్ తీసుకుంటాను. ఇట్లా చాలా మటికి జరుగుతున్నాయి గదా ప్రస్తుతం. మరి మీరు 3 ఎట్లా సా సమానంగా ఎలా చేస్తారంటే, మీ రోజువారీ ఏదైనా చెప్పగలరా?
హుహు. వ్యక్తిగతం అవునండవును. అవునండి. అంటే, ఇక్కడెలాగంటేండీ, మనకి పనిలో ఒత్తిళ్లుంటాయండి, ప్రెజరుంటాది. ఎందుకంటే, మనకి జీతం ఇస్తన్నప్పుడు ఒకోకసారి మనల్ని తిడతాడండి.
హ్మ్. హ్మ్.
అన్నప్పుడు మనం పడవాలండి.
హ్మ్.
నేను పడను, నువ్వీ జీతం ఇస్తున్నావు గదంటే, అక్కడింకా లేదండది. అక్కడితో అయిపోయిద్ది.
అదేలే, అదేలే. అవునువును. హ్మ్.
ఇప్పుడు జీతమిచ్చేవాడూ అంటాడండి. వాడికి నచ్చినట్టుగా పనిచేయకుండా ఇప్పుడు ఉదాహరణకండీ, నా ఇంటికి నేను పెయింటింగ్‌కొకరిని పిలుచుకున్నానండి, నా ఇంటి ముందు పెయింటేరా అంటే, ఎదురింటికెళ్ళి పెయింటేహాడనుకోండి, నాకెలగుంటదండి?
హ్మ్. హ్మ్. ఆ! కాలిద్దీ.
ఆడ్నరుస్తాం గదండీ. ఎందుకంటే, నేను జీతం ఇచ్చాను, పెయింట్‌కి డబ్బులిచ్చాను. అన్ని చేసి, ఆహ్, ఈ ఎ ఎదిరి ఎదురింటి కంటే, మనము మన భాషలో ఎదురిల్లంటే ఏంటి? మన ఇంటి ముందేయిరా అని అర్థం.
అవునవును. అవునవును. హ్మ్. హ్మ్.
కొంతమంది ఎదురింటంటే, పక్కోడింటికెళ్ళేస్తారండి.
అదేలే, అదేలే. అద్ అవును.
అండి, సామెతండిది ఆహ్, అల్లగే...
అదే, అదర్థమైంది. దాని తాత్పర్యం అర్థమైంది. హ్మ్.
అలాగా వాడు చెప్పింది ఒకటి, నువ్వు చేసేదొకటి. వోడి లాగ సమయం ఇప్పుడింకోటి చెప్తానండి, పని ఒత్తిడెందుకు పెరుగుతది చెప్తానండి. వాళ్ళు ఒక టైం చెప్తారండి, ఆ పని నీకు వస్తేనే వాళ్ళు నీకిస్తారండి. ఆ పనీ అప్పుడు నువ్వు ముందే చెప్పేయాలండి. ఎక్కడైనా సరే, ఎందుకండీ చెప్తారేంటండే, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడలేనప్పుడే గొడవులు, సమస్యలు అన్నీ వస్తయండి.
హ్మ్. ఓకే. అవును. హ్మ్. ఇస్తారు. అవును. హ్మ్.